వాస్తవం. వాస్తవం. చాలా గొప్ప విషయాలే అనే చెప్పొచ్చు. మీరు ఇంత, ఇంత గొప్ప విషయాలు చెప్తున్నారంటే లైఫ్‌లో ఏదో పెద్ద దెబ్బ తగిలిందని నేననుకుంటున్నా.
సో, లేదండి. సినిమాలు చూస్తాం గాండీ అన్ని దాంట్లో చూపిస్తూంటాం. <chuckles>
ఓకే. సినిమాలా! ఓహ్! సినిమాల ప్రభావం అనమాట ఓకే. మరి ఇందాక 4 సినిమాలు చెప్పావు గదా! ఈ 4 సినిమాలే కాకుండా కొన్ని వేరేవి కూడా ఉంటాయట. ఫ్రెండ్‌షిప్ కాకుండా లైక్ 'అపరిచితుడు' మూవీ ఉంది. దాంట్లో నుంచి నీ భావనలు ఏమన్నా మారాయా? ఎలా మార్చింది నిన్నా సినిమా అనేది?
సినిమాలు. స్ మనకి రెస్పాన్సిబిలిటీ అండి. అది మూవీ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. అది మనకు నిజ జీవితంలో మనము ఆహ్, బాధ్యతా రహితంగా ఎలా ఉండాలి అనేది ఆ సినిమా చూయిస్తుందండి. సో, దాని ద్వారా ఏందంటే మనము సింపుల్‌గా ఏది గూడా వదిలేయద్దు. ఇది నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు అనేది గూడా రెస్పాన్స్ చెప్పాలి. ఇప్పుడు అహ్, ఒక కరెంట్ షాకు ఓహ్! ప వైర్ పడిపోయి పిల్లలు చనిపోయిర్రు. అది ఎవర్రి డ్యూటీస్ వాళ్ళు చెయ్యాలి రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు దాన్ని అనుగుణంగా పాటిస్తే దానికి ఏ రకంగా గూడా ఎవ్వరు రావాల్సినవసరం లేదు. వచ్చి మనకి ఇది, మీరిది చేయండి అని ఎవరు గూడా ఆహ్, యముడొచ్చి నిది చెయ్యడు. లేకపోతే ఒకక ఒక అపరిచితా బిహేవియరొచ్చి మనతో ఇది చేయరు. మనం రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ జేసి ఉంటే మనకు అంతే ఆ సినిమాది మనకు చెప్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. అవునండి. ఇంకా చాలా ఉన్నాయి. 'భారతీయుడు' గూడా అంతే ఉంటది రెస్పాన్సిబిలిటీ ఆ! ఇ
హ్మ్. హుహు. హుహు. మెయిన్ కాన్సెప్ట్. యాహ్! యాహ్! అర్థమయింది. ఆ! 'భరత్ అనే నేను' కూడా అంతేనా? మహేష్ బాబుది.
భరత్ అనే 'భరత్ అనే నే నేను' అదీ ఆహ్, సేమే ఉంటది. కాకపోతే దాంట్ల గదింకొక 2, 3 ఆహ్, యాడ్ చేస్తాడు. అవును. యాడయ్యుంటది. రైతుల గురించి లేకపోతే ఆ సాఫ్ట్‌వేర్‌ని
యాడ్ ఏంటి ఓకె. హ్మ్. ఏహ్! 'భరత్ అనే నేను'లో రైతుల గురించి ఉండదు. 'మహర్షి'లో ఉంటది రైతుల గురించి.
సారీ, సారీ! 'మహర్షి‌లా' ఉంటది. మిక్స్ అయిపోయింది. మిక్స్ అయ్యి మాచ్ అయిపోయింది. <chuckles> సో, అయినా కానండి. మనము ఆహ్, అంగీకరించాల్సిన విషయమే అది. ఎందుకంటే అహ్, ఒక అంటే ఈ అంటే సోషల్ అవేర్నెస్ కోసము, సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసము, జనన జనాలలో రావాల్సిన చైతన్యం కోస్తం కోసం చేసే ఏదైతే మూవీసున్నాయో డెఫినిట్‌గా మనం వాటిని ఆదరించాలండి. ఆదరించడం గాదు అవి ఎదుటి వాళ్ళని తీసుకెళ్ళి చూపించినా నష్టం లేదు.
2 కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. <chuckles> యాహ్! యాహ్! <chuckles> ఓకే. ఆ! హ్మ్. హ్మ్.